ఆ! హిమాచల్‌ ప్రదేశ్‌లో కసోల్ అండి.
ఏ కసోల్, ఓకె. ఎలా ఉంటుందక్కడా?
హ్మ్. అలా కసోల్‌లో ప్రారంభమైంది, చాలా చల్లగా ఉంటుందండి, చాలా బావుంటుందసలు, చెప్పడానికీ అసలు మాటలు రావు. పె ట్రెక్కు పేరు లేదు లేదు నేను ఒక్కడినే వెళ్ళాను.
ఆ! ఓకె. ఓకె. అంటే ఫ్రెండ్స్ అందరు కలిసా? లేకపోతే ఫ్యామిలీతో అట్లా ఓహ్! సింగిలా? <giggles> సింగిల్ ట్రిప్పా? వెకేషను.
ఆ! సింగిల్‌గా వెళ్ళానలా, ఆ! ఏ -ఏకాంతంగా వెళ్ళాను.
ఓహ్!
ఆ! ప్రాణం మొ లేదు అదే నా మొట్టమొదటిసారి అన్నీ ఆ! అదే మొట్టమొదటిసారి చేశానన్నమాట. ఏకాంతంగా ప్రయాణం చేయడం, ట్రెక్కు చేయడం
అలవాటుందా మీకట్లా? ఆ! అదే. ఓకె. ఓకె. ట్రెక్కింగ్‌కి వెళ్లడం అన్ని అయిపోయినాయా? అంటే బోరనిపిచ్చలేదా అంటే ఒక్కలే కదా! ఆ!
ఆ! అన్ని అయిపోయాయి. లేదండి. నేనొక్కడినే వెళ్ళాను కాబట్టే, అంటే ఆసక్తికరంగా ఉంటుందసలు ఎవరెవరిని కలుస్తాము, ఎవరెవరిని ఫ్రెండ్స్ జేసుకోవచ్చు, అన్నట్టు. ఆ ట్రెక్‌లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారని జెప్పొచ్చు.
ఓకె. ఓకె. అంటే ఎన్ని డేస్ చేసారు ఆ టైంలో మీరు ట్రెక్కింగ్ అనేది.
హ్మ్. 5 డేసండి.
ఎంత డిస్టె ఓకె.
49 కిలోమీటర్స్.
ఓకె. మధ్యలో అట్లా ఏమైనా ఉంటుందా? అలా చేసేటప్పుడు?
5 డేస్‌లో, 49 కిలోమీటర్స్. ఆ! ఉంటుందండి. రోజూ ఆహ్, ఇలా బేస్ క్యాంప్స్ అనుంటాయనమాట, రోజు 10 కిలోమీటర్స్ టార్గెట్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ హ్మ్, అ అవ్వగానే బేస్ క్యాంప్‌కి చేరిపోతాం అనమాట.
హ్మ్. ఓకె. ఓకె. ఓకె.
హ్మ్. అలా బేస్ క్యాంప్‌కి జేరిపోయినంక అక్కడ
అంటే, ఎంత సమయం పట్టింది మీకు ఆ కిలోమీటర్స్, ఆహ్, టు ట్రెక్ చేయడానికి?
చాలా సమయం పడుతుందండి. అంటే, మనం నగరాల్లో జూసుకుంటే ల్యాండ్స్ అనేటివి, ఇలా ఫ్లాట్‌గా ఉంటాయి గదా! కానీ ఆ హిమాలయన్ మౌంటైన్స్ అనేవీ, చాలా ఇలా ఎత్తుగా ఉంటాయి.
ఆ! అవును. అంటే అది ప్రమాదం గాదా? అంటే ఎప్పుడు ఎల్లనాల్లకీ.
ఆ ప్రమాదకరమే. చాలా మంది చనిపోతారు కూడా ట్రెక్‌లో.
అమ్మో! అంటే రిస్క్ చేసుకొని మీకు ఎళ్లారనమాట మీరు ఇష్టంగా.
అవునవును. ఆ! ఆ! అంటే చాలామందంటే ఒక
ఇంట్లో ఏం అనలేద్
ఆ! ఏమనలేదు. అసలు ‌ఫస్ట్‌లో అడ్ అడ్ అన్నారనమాట. ఎందుకు అవసరమా అని, ఇప్పుడు గాకపోతే ఇంక ముసలము
అంటే వాళ్ళకి ఓకె. అంటే వాళ్ళకి తెలుసు తెలుసా, తెలియదా అంటే ఇట్లా ఉంటుంది అని?
మరీ ఇంత ప్రమాదకరం అని తెలియదు గానీ, <smacks lips> తెలుసు కొంచెం ఆహ్, నేను జెప్పలేను, నేను జెప్పలేను అంటే చెప్తే పంపియ్యరు గదా! ఇట్లా మనుషులు జచ్చిపోతారు అని జెప్పి. <clears throat> అదే. ఆ!
మీరు చెప్పలేదు గదా! అయితే. ఓహ్! హ్మ్. అదే, అదే, చెప్తే పంపియ్యరు గదా సామాన్యంగా. ఆ!
అంటే, వాళ్ళు గూడా నేను వెళ్ళింది ట్రెక్కింగ్ కంపెనీ ద్వారా వెళ్ళాననమాట. వాళ్ళు
ఓహో! దానికి సెపరేట్ కంపెనీ గూడుంటుందా?
ఆ! కంపెనీస్ ఇలా అడ్వెంచర్ క్లబ్సుంటాయి...
ఓకె. ఓకె. అదెల్
అయితే, ఒక అడ్వెంచర్ క్లబ్‌లో నేను బుక్ చేసుకున్, ట్రెక్కు. వాళ్ళేం జేస్తారంటే, ఇలా బేస్ క్యాంప్స్ అన్నా గదా! ప్రతిరోజు బేస్ క్యాంప్స్ వాళ్ళు ఆర్గనైజ్ జేస్తారింకా ట్రెక్కుకి లీడరుంటారు.
ఓకె. హ్మ్. హ్మ్.